అంటే ఈ స్వా ఇది ముందు ముఖ్యమండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు యోగాలో గూడా శవాషనమని ఉంటది గదండీ! ఆ శవాషనమనేది ఏం చెయ్యం. ఊరక పడుకుంటాం రిలాక్సయ్యి, ఇట్లా వెల్లికిలా పడుకొని ఆహ్, ఊరికే బ్రీత్ దీసుకుంటా ఉంటాం అంతే. దాన్ ఆ!
అవును. కానీ ఆ కానీ అదేంటంటే మన మైండ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికో ఇలాంటి వాటికి ఉపయోగిస్ ఆహ్, ఉపయోగపడిద్ది.
అ ఆ! అవును. అ ఇలాంటి అ అక్కడ మనకి మన శరీరానికి బరు కష్టబడితే మన శరీరం కష్టపడితే, అప్పుడు మన శరీరు శరీరానికి మనకి అదొక ఎక్సర్‌సైజ్‌లాగా పనిజేస్తుందండి. ఇది కేవలం మన మనసుకు మాత్రమే ఇప్పుడు మనం చేసేది. ఇది ఎక్కువ సేపు అవసరం లేదండి. గట్టిగా మనం ఒక 10 నిమిషాలు జేసుకున్నా చాలు. ఆ 10 నిమిషాలు తర్వాత మనం రోజూ జేసుకునే వ్యాయామాలు యోగా గానీ, లేదంటే జిమ్ లేదంటే ఏదైనా వర్కౌట్స్. <smacks lips> అంటే ఈ జిమ్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే జేసుకునే వర్కౌట్స్ గూడా చాలా ఉన్నాయి మనకి.
అవును. అవునండి. ఇప్పుడు చాలా వచ్చినయి. ఇప్పుడు ఏవైతే ఎక్విప్‌మెంట్స్ ఉంటున్నాయో, అవి మనం ఇంటికి కూడా తీసుకొచ్చి, కొనుక్కొని చేసుకోవచ్చు గదా!
అవును. అంతే. అంటే ఇప్పుడు వ్యాయామమనేది మన వాటితోనే అవసరం లేదండి. ఇప్పుడు ఎ ఇది నేను ఉదాహరణకు కొన్ని తీసుకుంటానండి. థ్రెడ్డుమిల్ అనేది ఒకటుంటదండి. ఆ థ్రెడ్‌మిల్లంటే ఎందుకది మనకి, వాకింగ్ జెయ్యటానికి. అదేందో మనం బయటికెళ్ళి నడిస్తే అదే థ్రెడ్‌మిల్ గదండీ. <chuckles> హ్మ్. హ్మ్. దానికి మళ్ళీ డబ్బులు బెట్టి మనం 30,000, 40,000 బెట్టి వృధా జేసుకోవటం కన్నా లేదంటే, ఒక 2, 3 సార్లు మెట్లెక్కి దిగితే చాలు. అదే పెద్దు అదే పెద్ద ఎక్సర్‌సైజ్ మనకి. ఇంకొకటి పుష్ అప్స్ ఉంటాయి. ఆ పుష్ అప్స్ గానీ ఇవుడు మనం వెనక్కి పడుకొని పైకి లెగు లెగువుట్ లెగిసేటప్పుడు మనకి ఏమవుతుదంటే మన పొట్ట మీదుంటది గదా! ఆ పొట్ట మీదనేది మనకి టైటవుతదనమాట. అంటే కొన్ని కొన్ని ఆసనాలనేవి మనం ఇంట్లో ఆ ఆ జిమ్‌కే బోయి జేయనవసరం లేదు. మనం ఇంట్లో గూడా జేసుకోవచ్చు.
అన్ ఆ! అవును. కదా! అవునండి. బాగా చెప్పారు. అవును. అవును. అవును. వెయిట్ లిఫ్ట్స్ ఉంటాయి. అవును. ఓకే. ఆ! ఏ ఏల్ ఎలాంటి రకమైన ఎక్విప్‌మెంట్స్ కూడా లేకుండా మనం ఇంట్లో కూర్చొని బాగా జేసుకోవచ్చు అంటున్నారు.
అవునండి. అవును. అంటే నాకెట్లా తెలుసంటే ఇది ఒకానొక సమయంలో నేను అంటే ఆహ్, ఆడవాళ్ళకి ఎట్లండి మనం పేరే వయసు అది పిల్లలు గన్నాక బరువు బెరుగుతారు కదా! అయితే అట్లాంటి సమయంలో నేను ఒక జాయిన్ అయ్యాననమాట. ఇట్లాగే బరువు తగ్గటం కోసం అని చెప్పి ప్రయత్నించడానికని జెప్పి జాయినయితే అక్కడ ఎట్లా అంటే ఆహ్, ఆహ్, మాకు సారు ఆన్‌లైన్‌లో క్లాసెసిచ్చేవాళ్ళనమాట. మా గురువుగారు ఆన్‌లైన్‌లో జూమ్‌లో కనెక్ట్ అయ్యేవాళ్ళము. అక్కడాయన ఏ ఎక్విప్‌మెంట్స్ ఉండేవి గాదండి. గట్టిగా వ నెలలో 4 కేజీలు తగ్గేవాళ్ళమండి. ఉత్త ఆయన చెప్పిన ఎక్సర్‌సైజ్‌కి మాత్రమే.
ఎప్పుడు? అవునండి.